ప్రతి ఒక్కరి జీవితంలో ఉదయం లేగ్గానే ధ్యానం చేయాలి, పూజ చేయాలి అని అనుకుంటారండి. కొన్ని సందర్భాల్లో, లెగడమే పెద్ద కష్టంగా ఉంటదండి. అంటే అందులోనూ ఉదయం అంటే, కష్టం అండి. ఎందుకంటే అందరికీ నై అందరికీ నైట్ నిద్ర పట్టాలి కానీ అందరికీ తెల్లవారు జామున, ఉద్ ఉదయం సందర్భాల్లో, ఎక్కువ నిద్ర పడతదండి.
అవునండి. నిజమే. <chuckles> యస్. యస్. అన్ నైట్ ఎంత కష్టపడినా అంటే పడుకోడానికష్టపడతాం, ఉదయం లెగడానికష్టపడతాం. అండ్ ఉదయం అయితే ఒక మంచం మనని హత్తుకొని నువ్వొదిలెళ్ళకు అని గట్టిగా లాగినట్టనిపిస్తది. అస్సల్లేవబుద్ది కాదు మంచం దిగి <chuckles> ఎళ్ళాలంటే చాలా మోటివేషనే కావాలి కొన్నిసార్లు.
అవునండి. <giggles> అవునండి. అవునండి. అవును. అది జయిస్తే మనం అన్ని జయించినట్టండి. <giggles> ఆహ్, మ్ మంచాన్ని మనం జేయించామంటే కొన్నాటిలో మనం జేయించినట్టే. అలాగే, ఉదయం లేగగానే మీరు పూజ లేదా జ్ఞానం, ఉంటే మీరెలా చేస్తారో, మీరు ఎలాగా దాన్ని ప్రణాళికేంటి? మీ జీవితంలో అనుభవాలేంటి? మాతో వివరించగలరా?
అవునండి. కరెక్టే. యస్. షూర్ అండి. ఆహ్, మామూలుగా నేనైతే 10, 10:30కి అలా పడుకుంటాను. కాబట్టి 6, 6:30 లోపలే నేను లెగిచిపోతాను. లేచాక నా రొటీన్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ కిచెన్‌లోకెళ్లి మాది జాయింట్ ఫ్యామిలీ మాది తోడికోడలు, మా మామయ్య ఉంటాం. అయితే ఆల్రెడీ వాళ్ళు టీ పెట్టేసుంటారప్పటికే. సో, టీ కొంచెం వేడి చేసుకొని తాగేసి, కాసేపు వాళ్ళతో మాట్లాడతాను. ఆ తరువాత ఆహ్, డిస్కస్ చేస్తాము, జాయింట్ ఫ్యామిలీ కదా! బ్రేక్‌ఫాస్ట్ ఏం జేయాలి, లంచ్ ఏం జేయాలి
ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. అంటే మీకన్నా ముందే లేచేవాళ్ళుంటారండి మీ ఇంట్లో.
ఆ! మా మామయ్య అయితే 4 లేస్తారు. వాకింగ్ చేసేస్తారెళ్లి. సో ఆహ్, ఆయనకి వంట కూడా వచ్చు. నె ఒక్కొక్కసారి అయితే నేను 7, 7.30కి ఎప్పుడైనా లేట్ లేస్తే వంట కూడా అయిపోతదన్నమాట. అంత ఫాస్ట్ వాళ్ళు. అదృష్టం ఆంట్ ఆహ్, అదృష్టం అనే చెప్పాలి నిజంగానే. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే వంటల విషయంలో ఓ అందరికి వచ్చు కాబట్టి ఇంట్లో నచ్చదు అంత ఈజీగా. నేను చేస్తే వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళు చేస్తే నేను నాకు నచ్చకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. బట్ మేము ఎప్పుడు పైకి చెప్పుకోమండి అడ్జస్ట్ అయిపోతు ఉంటాం నచ్చినా నచ్చకున్నా తినేప్పుడు అంతే కదా జాయింట్ ఫ్యామిలీలో ఎడ్జస్ట్‌మెంట్సే ఎక్కువ ఉంటాయి కదా!
ఓకే. ఓకే అండి. ఆ! అద్ అదృష్టవంతులండి మీరండి అయితే. ఓకే. ఓకే. అవునండి. అవును.
సో అలా అయిపోతది. ఒక అంటే 7.30 నుంచి 8.30, 8.40 వరకు ఇది అయిపోతదండి. ఎందుకంటే మా తోడికోడలు ఆల్రెడీ టిఫిన్స్ గురించి చూసుకుంటది. ఇప్పుడు చట్నీ ఏం చేయాలి, ముందు రోజు ఏం నానబెట్టాలి, దోసనా ఇడ్లీ ఆహ్, వడనా ఇవన్నీ. నేనేమో లంచ్‌వి చూసుకుంటాను. లంచ్‌కి పప్పు ఏం చేయాలి? కర్రీస్ ఏం చేయాలి? మా మామయ్య ఒక సైడ్ కట్ చేసి ఇస్తుంటారు వ కూరగాయలు మేము వండేస్తాము. అక్కడికే అయిపోతది. కిచెన్ క్లోజ్ ఇంకా మాకు 9 తర్వాత. ఎళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అప్పుడు స్టార్ట్ అండి నా యాక్చువల్ రొటీన్. ఎందుకంటే ఇదంతా జాయింట్ ఫ్యామిలీ‌లో ఉన్నందుకు మనం కలిసి మన కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి కదా! అవును.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునండీ. లేకపోతే ఇంకా ఏం చేయట్లేదు, వచ్చి ఉంటున్నారో ఇలాంటివి ఏమైనా వచ్చేస్తాయండి.
ఆ ఇంకోటేంటంటే వేరే పనులేమి ఉండవండి ఎలాగో మెయిడ్ ఉంది. ఆహ్, మీద పనులు ఊడవడం, తుడవడం, అంట్లు తోమడం అవన్నీ అవసరం లేదు. ఉండేది ఏంటి వంటనే కదా! అది కూడా అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి రాదు. ఆహ్, ఆహ్, అలా నేను ఫస్ట్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని నా రూమ్‌కి వస్తాను. వచ్చాక ఆహ్, ఫస్ట్ ఏంటంటే కాసేపు ఒక నాకు ట్రెడ్‌మిల్ ఉందండి. ట్రెడ్‌మిల్‌లో ఒక 10-15 మినిట్స్ వాక్ చేస్తాను అంటే అప్పటికే నేను టీ తాగు ఉంటాను కదా! క్వొన్ కాస్త ఎనర్జీ ఉంటది. వాక్ చేసుకుంటాను. వాక్ చేసుకున్నాక కాస్త స్వెట్ వచ్చినాక కొద్ది సేపు ఏంటంటే క్వ ఆహ్, ధ్యానం ధ్యానం అంటే ఆహ్, ఎక్కువ సేపు ఏమి చేయనండి ఎందుకంటే నా మనసు అంత నిలకడగా కూడా ఉండదు. ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే. ఓకే. ఓకే. ఓకే, ఓకే. ఓకే. ఈ థ్రెడ్‌మిల్ అన్నారు కదండీ. మీరు డైలీ చేస్తారా? లేదంటే ఎప్పుడన్నా అలాగానండి?
యాహ్! ఎప్పుడైనా మిస్ అవుతది. ఎప్పుడన్నా హెల్త్ బాలేనప్పుడు లేకుంటే లేజీగా ఉన్నప్పుడు మిస్ అవుతది. బట్ ఇంట్లోనే ఉంటది కదా చూసినప్పుడల్లా అబ్బా! వేస్ట్ అయిపోతుంది కొన్నాము ఇంకా వాడాలి కదా! అని ఒక ఫొ ఒక నాకు నేను మోటివేట్ చేసుకొని చేస్తుంటాను. యాహ్! యాహ్! ఎందుకంటే
ఓకే అండి. మీకు ఒక చిన్న సంఘటనొకటి చెప్తానండి. ఒకరు రీసెంట్‌గా ఒకళ్ళు చెప్పారండి. ప్రస్తుతం అంట అండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండి ఉపయోగం లేని వస్తువు ఏదైనా ఉందంటే అదేనంట థ్రెడ్‌మిల్ <chuckles> అంటండి.
యాహ్! <chuckles> నిజమే ఇప్పుడైతే మా ఆయన టవల్స్ పచ్చి టవల్ ఆరేస్తున్నాడు దాని మీద. <laughs>
<laughs> అవునండి.
<laughs> నేను మార్నింగే తిట్టాను, "ఏందసలు అది బయటికి వెళ్లి అక్కడ దండ మీద అరేయొచ్చు కదా!" అంటే ఇది ఖాళీగానే ఉంది కదా దీని మీద ఆరేస్తున్నాడు. సో నాకు <chuckles> అవునండి అవును. సో నాకలా అలా నడుస్తుంది. <laughs>
మగవాళ్ళకి ఎక్కడ దొరికితే అక్కడ ఆరేస్తారండి ఇకండి. <chuckles> ఆడ కుర్చీ దొరికితే కుర్చీ, కుర్చీ దొరికితే కుర్చీ మీద ఉంటాయండి. <chuckles>
యెస్, యెస్. ట్రూ. నేను యాక్చువల్ ట్రెడ్‌మిల్ కొనేటప్పుడు ఎంత పట్టుదలతోని ఆహ్, ఇరవై వేలు ఇప్పుడు అవసరమా అంటే మా వారు నాకు కావాల్సిందే అని చెప్పి కొ కొనిచ్చుకొని ఇంత అంటే క అంటే నేను ఫైట్ చేశాను దానికోసం నాకు కావాలి నా పర్సనల్ థ్రెడ్‌మిల్ అని. అలాంటిది ఇప్పుడు కొంచెం కొన్ని కొన్ని సార్లు మిస్ అవుతాము. వర్క్ రిత్యా లేకపోతే అలసిపోయి ఏదో ఒక విషయంలో. కానీ నెక్స్ట్ డేకి నేను బ్యాక్ టు రొటీన్ ఎందుకంటే అట్లీస్ట్ మా వారు తిట్టకుండా ఉండడానికైనా నాకు కనబడాలి అప్పుడప్పుడు చేస్తూ. <chuckles> కాబట్టి అందుకైనా నేను చేస్తుంటాను. ఇంకా అప్పటికే నేను ఈ థ్రెడ్‌మిల్ ఇవన్నీ చేసేటప్పటికే గీజర్ ఆన్ చేసి పెట్టుకుంటాను ఇంకా స్నా ఈ స్నానం చేసేసి ఫస్ట్ నేను దు
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునండి. ఓకే. ఓకే. ఎన్ ఎంత సేపు చేస్తారండి మీరు? ఇదండి ఈ త్రెడ్‌మిల్లూ? హ్మ్.
ఏంటండి? థ్రెడ్‌మిలా! 20, 15-20 మినిట్స్ అండి అది చాలా ఫాస్ట్‌గా పెట్టుకుంటాను స్పీడు. అప్పటికే స్వీటింగ్ అనేది వచ్చేస్తది. అంటే స్పీడ్ మనం మార్చుకోవచ్చు తక్కువన, ఎక్కువనా అనే దాంట్లో.
ఓకే. ఓకే. మరి ధ్యానం అన్నది ఎంత సేపు జేస్తారు?
అ! 5 మినిట్సేనండి. 5 మినిట్సే. అది కూడా ఏంటంటే, నా ఓను ఒక మనశ్శాంతిగా ఉండడానికి, డే పాజిటివ్‌గా ఎ స్టార్ట్ అవ్వడానికి. నె ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి. అన్ని సక్రమంగా జరగడానికి అలా. నేను నాకు నేను మోటివేట్ చేసుకోవడానికి, ఒక 5 మినిట్స్ అనేది బ్రీతింగ్ జేస్తాన్ జస్ట్. ఆహ్, బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్.
ఓకే. హ్మ్. అయితే మీ అయితే మీరు ఈవ్ ఆహ్, త్రెడ్‌మిల్ మీద ఇక్కడ వాకింగ్ చేయడానికి గాని, ఈ ధ్యానం చేయడానికి గాని ఏదైనా మోటివేషన్ ఏవన్నా ఉందాండి. లేతే ఎక్కడైనా మీరు ఇన్‌స్పై‌ర్ అయ్యారా? లేతే ఏంటండి?
<clears throat> మోటివేషన్ అంటే ఏమి లేదండి. ట్రెడ్‌మిల్ అయితే నాకు కొంచెము వెయిటు మేనేజ్మెంట్‌కి గూడా యూజ్ అవుతది గదా! ఇప్పుడు ఎక్కువ సేపు మనము కూర్చొని చేసే వర్క్. వర్క్ ఫ్రామ్ హోమ్ జాబ్స్ ఉన్నప్పుడు ఎట్లా అంటే, సెడెంటరీ లైఫ్‌స్టైల్ ఉంటది. సో, కొంచెం ఆ మాత్రం వ్యాయామం గూడా లేకపోతే, బాడీ అనేది బద్ధకించిపోయి, అసలు జరగకుండా, ఒక రాయి‌లాగా తయారైపోతుంటది. ఎప్పుడైతే మనం మూవ్ అవ్వాలి, బాడీ ఎక్కువ కద అటు ఇటు నడవడము, కదలడము, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము ఇలాంటివి జరగాలి. ఇంకా మై మెడిటేషన్ దగ్గర వచ్చేసరికి నాకు చాలా అవగాహన ఉంది అని అంటే నా నాకు హెల్ప్ అయింది అని చెప్పాలి. నాకు కోపం ఎక్కువ. ఇమ్మీడియేట్‌గా నేను రియాక్ట్ అయ్యే స్వభావం గల దాన్ని. కొంచెం ఈ బ్రీతింగు ఎ టెక్‌నిక్స్ ఎప్పటి నుంచి అయితే కొంచెం ఫాలో అవుతున్నానో, నా ఎమోషన్స్‌ని నేను నియంత్రించుకోగలుగుతున్నాను. కొంచెం పేషెన్స్ అనేది బిల్డ్ అవుతుంటది.
అవునండి. ఓకే. అవునండి. అవునవును. అవునండి. ఓకే. ఓకె. ఓకె. అయ్
యాహ్! ఈ రెండు నాకు నచ్చాయనమాట. చేయడం నా రోటీన్‌లో.
ఓకె. ఈడ్ డైలీ జేస్తారండి?
డైలీ అంటే ఇంక ఎప్పుడైనా చు చుట్టాలింట్లో ఉన్నప్పుడు, ట్రిప్స్‌లో ఉన్నప్పుడు కుదరదు గదా! అలాంటి టైమ్‌లో చేయను. బట్, ఇది ధ్యానము, వ్యాయామము తరువాత పూజ ఆహ్, స్నానమయ్యాక పూజ, నేను డైలీ అంటే డైలీ చేస్తానండి.
ఓకె. ఓకె. ఓకె. పూజ అయితే.
ఆ! పూజ కూడా డైలీ చేస్తాను. నేను నా పూజలని ఎప్పుడు మిస్ అవ్వను. నాకు ఎంతో మనశ్శాంతినిచ్చే, నాకు ఎంతో జాయ్‌ఫుల్ అంటే, ఒకసారి పూజ చేసాక. నేను రెండు మూడు సార్లు వెళ్ళి, పూజ రూమ్‌ని కూడా చూసి మురిసిపోతుంటాను. అంతిష్టం నాకు పూజ చేయడమంటే. <giggles>
ఓకె. ఏ రోజు ఎక్కువ జేస్తారండి? ప్రతిరోజు జేస్తారా? లేతే ఈ ఓ వ ప్రతిరోజు జేస్తారు.
ప్రతిరోజు. ఎక్కువంటే పండగల రోజప్పుడు ఇంక ఎక్కువుంటాయీ. స స్తోత్రాలు చదవడము అవన్నీ ప్రతిరోజు చేస్తానండి.
ప్ర ప్రతిరోజు చేస్తారు.
అవును. ప్రతిరోజు.
అంటే ఎలాగా? మీరు పూజ చేసేటప్పుడు ఏ విధంగా సేతరూ? అంటే కొంత వరకు అక్కడ క్లీనింగ్ గాని అక్కడ కొంచెం డెకరేషన్
ఆ! ఫస్ట్ ప్ ఏం లేదండి. ముందు రోజున్న ఉంటాయి గదా పూలు, అగరవత్తులు, వత్తీలు అవన్నీ తీసేసి పాక్ ఒక కవర్ సెపరేట్ కవర్ ఉంటది దానికి. అందులో ఏసేసి దీపాంతాలు చక్కగా తోముకొని పీతంభరితో, మళ్ళీ కొత్త వత్తులు ఏసేసి. మళ్ళీ కొత్త పూలు మాకు చెట్లున్నాయి పూల చెట్లు. మా పూలు మేమే వాడుకుంటాం. కొననవసరం లేదు. ఇంక పూలు తెంపేసి, దేవుళ్ళకి ఫోటోలకి పెట్టేసి. నూనె పోసి ఆహ్, అగరవత్తులు నీళ్లు మా రా జ మేము డైలీ నైవేద్యం అంటే, పళ్ళు పెడతాము దేవుడికి. పండు మారుస్తాం. నీళ్లు మారుస్తాం. మార్చేసి ఇంకా ఇదంతా టైమ్‌కి ఒక 5 మినిట్స్ అయిపోతది. ఇవన్నీ చేసే వరకూ. ఇంకొక 15-20 మినిట్స్ నేను పూజ చేస్తాను. ఎలా అంటే, నేను ఫస్ట్ దీపం వెలిగించాక. ఆహ్, బొట్టు పెట్టుకొని చదువుతాను అండి. లలిత సహస్రనామాలు గానివ్వండి. ఒక్కొక్కసారైతే అష్టోత్తరాలు ఇలాంటివి చదువుతుంటాను.
అవునండి. అవునండి. అవును. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఏమన్నా చెప్పగలరా అండి? ఏదన్నా చిన్నది. ఆ! ఏదైనా ఒకటి చెప్పండి?
స్తోత్రాలా? లలితా సహస్రనామాలంటే, థౌసండ్ నేమ్స్ అఫ్ దేవి అండి. ఆహ్, నేను మీకొక్కా 4, 5 లైన్స్ నేను వినిపిస్తాను. శ్రీ మాతా, శ్రీ మహారాగ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. చిదగ్ని కుండ సంభూత దేవ కార్యసముద్యతా. ఉద్యత్ భాను సహస్రాభ చతుర్ బాహు సమన్వితా. రాగ స్వరూప పాషాడ్యా క్రోధాకారం కుశోజ్వలా. మనోరోపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయకా. ఇలా ఎళ్ళిపోతనే ఉంటదింక. అలా ఒక్కొక్కన్ న్ ఒక్కొక్క లైన్‌లో 2, 3 నేమ్స్ ఉంటాయి. అలా థౌసండ్ నేమ్స్ అనమాట. సో, నాకైతే అవునవును. నాకు 15 మినిట్స్ సరిపోద్దండి. ఎందుకంటే ఆహ్, ఇయర్స్ నుంచి చేస్తున్నా గదా! చూడకుండా గూడా చదివేయడం అలవాటైపోయింది. కాబట్టి ఫాస్ట్‌గా చదివేస్తాను. అదీ ఈ లలిత సహస్రనామాలనేది నా జీవితాన్ని ఎంతో మార్చిందండి. లలిత సహస్రనామాలు చదివి నేను ఏది కోరుకోనండి. ఎందుకంటే, నాకేం కావాలో నాకన్నా బాగా అమ్మవారికే తెలుసు. నాకు ఏ టైమ్‌లో ఏది రావాలి. ఏ టైమ్‌లో నన్ను ఎలా ప్రొటెక్ట్ చేయాలి. బయట వాళ్ళ నుండి. యాహ్!
ఓకె. ఓకె. ఓకె. ఓహ్! అవునండి. చాలా సేపు ఉంటదండి ఇది. ఓకె. ఓ ఓకె. అయితే మీరూ ఈ ఉదయం లేసిననే ధ్యానం, ఎక్సర్సైజ్ ఇయన్నీ చేస్తారు కదా! మీలో వచ్చిన మార్పులు ఏంటో చెప్పగలరా?
అవును. పాజిటివ్ థింగ్స్ అండి. అన్ని పాజిటివ్ మార్పులే. నిజంగా అసలు ఒక ఫ్రెష్ డే ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతది. ఏ ఒత్తిడి లేకుండా, ఒకవేళ ప్రీవియస్ డే ఉన్న, ఏదైనా ఒత్తిడి ఉన్న, బ్యాగేజ్ ఉన్నా అది అక్కడే క్లియర్ అయిపోతది. అంటే డీటాక్స్ అయిపోతది. ఇంకా పూజలో ఏంటంటే హోప్ అండి మనకి. ఎంత మనకి ఆహ్, లైఫ్‌లో ఏవైనా చికాకులున్నా, ఏవన్నా టెంపరరీ తాత్కాలికమైన సమస్యలు ఉన్నా సరే మనం భయపడకుండా ధైర్యాన్ని ఇస్తది. వాటిని ఎదుర్కోగల శక్తి మనకు వస్తది. మన మన మీద మనకి సెల్ఫ్ డౌట్ లేకుండా కాన్ఫిడెన్స్ వస్తది. ఇది మనం చేయగలము. ఎంత ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని ఎదుర్కోగలము అనే కాన్ఫిడెన్స్ కోసం ఇవన్నీ చేస్తుంటాం. దేవుడు కోసం చేయమండి మనం పూజ మన కోసం మనం జేసుకుంటాం.
ఓకే. ఓకే. ఓకే. ఓకే అండి. అవునండి. దేవుడు నువ్వు నా కోసం చేయమనడండి. నీకోసం నువ్వు చెయ్యి అనే ఎప్పుడు చెప్తాడండి. కానీ అందరు ఏంటంటే నేను దేవుడి కోసం
అవును. అవునవును. అండ్ చాలా మంది అవును ఏదో దేవుడికి చేసే సేవ అనుకుంటారు. కాదు మనకు మనం జేసుకుంటున్నాం ఇది.
<chuckles> మనం మనము దేవుడు మనం దేవుడికి చేస్తే దేవుడు మనల్ని కరుణిస్తాడండి. ఆహ్, పూ అదే అదేండి దేవుడు మనల్ని కరుణిస్తాడని చేస్తామండి. దేవుడు కరుణించడు అన్నారంటే అసలు దేవుడిదనే ఆస్ ప్రసక్తే ఎత్తరండి ఎవరును.
అవునండి. అవునవును. కరెక్ట్ అండి. కరెక్ట్ జెప్పారు. సో, ఇలా నా యాహ్! చెప్పండి. చెప్పండి. చెప్పండి. <sniffs> <coughs>
అయితే ఆ! చెప్పండి. చెప్పండి. మీరు చ్ అయితే మీరు ఇప్పుడూ ఎక్సర్సైజ్, ఈ ధ్యానం అన్నది మీ శరీరానికి సంబంధించింది, మీ మార్పులు అన్నారు. ఇపుడు పూజ అన్నది మన ఆత్మకి, ఇది మన ఇంగ లోనకి ఇంగ అంతరాత్మ మనం మోటివేషన్‌గెదగడానికి ఇటికండి. మీరు స్ మానసికంగా అండి, ఆధ్యాత్మికంగా ఎలా ఎదిగారండి? దీని పూజ వల్ల.
యాహ్! అవునండి. ఆధ్యాత్మికంగా ఎలా ఎదిగాను అంటే, న నేను ఒక మ్ మంచి వ్యక్తిగా మారాను అని చెప్పాలి. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అండి. మనకి క్రోధం, జలసీ, గ్రీడీనెస్, లోభము ఇలాంటివి ఎన్నో నెగెటివ్ థింగ్స్ ఉంటాయి మనలో ప్రతి మనిషిలో. ఓకె. అవి ఉన్నంత సేపు మనం ప్రశాంతంగా ఉండలేము. ఇంకెవరన్నా బాగున్నారంటే మనకు ఆ జలసీ రావొద్దు. మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి. అంతేగాని ఆ జలసీనెస్, కోపాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇవన్నిటిని మీద ఎమోషన్స్ మీద మనని మనం జయించుకోవాలి ఫర్స్ట్. ఆ తర్వాతే ఆహ్, మనం మనన్ని మనం తెలుసుకోగలం. నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళ ఎళ్ళగలుగుతం మనం పూజలో, ధ్యానంలో దేవుడికి దగ్గరగా కనెక్ట్ అవ్వగలం. సో, అదొకటి. ఇంకోటి ఏంటంటే దేవు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉంటారో, వాళ్ళు తప్పులు చేయరండి. ఎందుకంటే ఆ కర్మ సిద్ధాంతాన్ని అనేది నమ్ముతారు నేను చేసింది నాకు తిరిగి ఒస్తది అని. కాబట్టి వాళ్ళు తప్పు చేయడం ఆపేస్తారు కాబట్టి, అందరూ అలా ఆధ్యాత్మికంగా ఎళ్తే తప్పులనే వాళ్ళే చేయకుండా ఉంటారు గదా! సో, తప్పు చేయాలంటే భయం అనేది ఉంటది.
అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి. అయితే మీరు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు కదండీ మీరు. అంటే పూజ రోజూ చేస్తాను అంటున్నారు కదండీ. మీరు పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా <smacks lips> అహ్, డిస్టర్బెన్స్ ఇలాంటివి కలిగించడం గాని, లెతే ఎవరోగొ కొంతమంది రాకుండా కూర్చ్ అటు ఇటు ఉంటా పూజ చేస్తే వచ్చి కూర్చో అని ఇలాంటివి చెప్తారు కదండీ. ఇలాంటివి ఏమన్నా మీరు చెప్తా ఉంటారా?
యెస్. అవును. అవును. <chuckles> లేదు లేదు నేను ఎవ్వరిని ఫోర్స్ చేయను. నేను ఈ పాలిసీ‌ని నమ్ముతాను. ఇప్పుడు మా వారికి కూడా అంతగా ఏమి ఉండదు పూజలు చేయాలి అని. ఎప్పుడో పండగలప్పుడు తప్పితే సాధారణంగా వచ్చి మొక్కడం అవన్నీ ఏమి చెయ్యరు. నేను కూడా ఎప్పుడైనా ఫోర్స్ చేయను. రా వచ్చి మొక్కు అన్ అంటే ఎవరిది వాళ్ళకి రావాలండి. ఇప్పుడు నన్ను మా మమ్మీ ఫోర్స్ చేసేది ఒకప్పుడు. ఆహ్, పూజ రూమ్‌లో కూర్చో, ఇది చెయ్యి, అది చెయ్యి, హారతి ఇయ్యి, ఇది చదువు అంటే అది చెప్తే రాదు. నాది నాకు సొంతంగా స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అయింది. నాది నాకు సొంతంగా నాకే చాయిస్ లేనప్పుడు నా డౌన్‌ఫాల్‌లో కాపాడిన ఈ పూజల్ని నాది నేను తెలుసుకున్నాను. ఇది ఎంత నాకు హెల్ప్ అయింది అనేది. కాబట్టి ఎవరిది వాళ్ళకి అవేకెనింగ్ అయితది. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. నేనైతే ఎవరికీ చెప్పను చేయమని. నన్నేవరన నన్నేవరు మా ఇంట్లో డిస్టర్బ్ చేయరు. ఆహ్, ఎప్పుడైనా ఫోన్ యాహ్!
ఓకే. ఓకే. అయితే... అయితే ఈ పూజ అనేది మీరు ఎక్సర్సైజ్, ఈ ధ్యానం ఇయాన్ని ఓ 15-20 నిమిషాలన్నారు. పూజ ఇది ఎంత సేపు చేస్తారండి మీరు?
అవునండి. అది కూడా అంతే అండి. 15-20 మినిట్స్‌లో అయిపోద్ది నాకు. అసలు లలిత సహస్ర నామాలు చదివితే 15-20 మినిట్స్‌ యహ్‌! 20 మినిట్, 20థ్ మినిట్‌లో నేను హారతి ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాను.
ఓకే. డైలీ ఇయ్యి చేసినప్పుడు మిమ్మల్నెవ్వరు డిస్టర్బ్ చేయడం గాని ఇలాంటియి ఏమి ఉండవండి.
లేదు, లేదు ఎవ్వరూ చేయరు. మా ఒకవేళ మా వారు మావా అసలెవ్వరూ చేయరండీ బాబు. నేను చేస్తుంటే వాళ్ళ ఫోన్లు గూడా కొంచెం సైలెంట్‌లో పెట్టడము అంటే, అంటే ఏదన్నా యూట్యూబు ఇన్‌స్టా‌గ్రామ్ రీల్స్ చూస్తుంటారు గదా! కొంచెం తక్కువ పెట్టుకుంటారు. ఇంకేంటంటే డిస్టర్బ్ చేయ్యరెవ్వరూ డిస్టర్బ్ చేయరు నన్నైతే హాయిగా చేసుకొనిస్తారు.
ఓకే. అవునండి. అయితే బీజి రోజు బు మనకున్న కొన్ని, కొన్ని బిజి ప్రయాణ‌ల్లోని, ఆ రోజు స్కిప్ చేసేస్తారా? లేతే ఇంకా ముందుగా లేసి ఎర్లీగా లేసి పూజలు చేయడం అలాంటివేమన్నా చేస్తారా?
ఆ! అది డిపెండ్స్ అండి. కొన్ని, కొన్ని సార్లు అయితే ఫైవ్‌కి లేసి చేసుకొని వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి. కొన్ని, కొన్ని సార్లు అంటే స్కి స్కిప్ అయిన రోజు నేను చాలా ఫీల్ అవుతాను. నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయలేను. నేనంత మిస్ అవుతాను నా పూజని. అట్‌లీస్ట్ నేను మనసులో స్మరించుకుంటాననమాట. ఏవో చిన్న, చిన్న శ్లోకాలు, స్తోత్రాలో చెప్పుకొని ఇంకా నాకు నన్ను నేను సరిది పెట్టుకుంటా ఆ రోజు.
ఓకే. ఓకే అండి. ఓకే అండి అయితే. ఉదయం లెగ్గానే పూజ గురించి, ధ్యానం గురించి, మీరేం చేస్తారు? మీ అనుభవాలు చాలా చక్కగా చెప్పారండి మీ అనుభవాలన్నీ. మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగుంది. ఆహ్, సమయం కుదిరితే త్వరలో మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.